ఇప్పుడు చాలామంది బయట, చాలా ప్రయత్నాలు జేస్తుంటారు. వాళ్ళు సాధించాలనుకున్న దాని కోసం. లేదంటే ఏమన్నా గెలవడం కోసం, దీనికన్నా కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంటారు కదండీ! అలాగ, అలాగ ఏమన్నా దాంట్లో ఆ ప్రయత్నంలో మనం ఏవైనా విఫలం ఐతే, దాని నుంచి మీరు ఎలా బలంగా మార్ మారేటట్టు చేసుకుంటారు? ఎలా మారుతుందో చెప్పగలరా మాతో ఏవేనా కొద్దిగా?
అవునండి. ఆ! ఓహ్! తప్పకుండానండి. ఇది నా లైఫ్‍లోని చాలా విఫలమైన ప్రయత్నాలూ, దాని నించి నేర్చుకున్న పాఠాలూ, మళ్ళీ సఫలమైన సందర్భాలు చాలా ఉన్నాయండి. అడుగ అడుగడుగునాను, చెప్పుకోవాలంటే. అది మొట్టమొ ఆ! మొట్టమొదటగానేంటంటే, అది నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నా. ఆహ్, డిగ్రీ సెకండ్ ఇయర్‍లోని అంటే బి బిఎస్‌సి అనమాట. ఎప్పుడు నైన్టీన్స్ ఆ! నేను ఆహ్, బీఎస్‌సి అంటే నేను పిహెచ్‌డి చేశాను. అయితే ఆ పిహెచ్‌డి కంటే ముందు తర్వాతన అప్పుడు 70 ఆది 69-71 ఆ 3 ఇయర్స్‌లోనే మరి బిఎస్‌సి డిగ్రీ జేశాను. సెకండ్ ఇయర్‍లోని ఒక సబ్జెక్ట్ ఏమో ఫెయిల్ అయిపోయేను.
చెప్పండి. ఓహ్! ఓకె. ఒక ఉదాహరణ చెప్పగలరా? అవును. ఓకె. అవునండి. ఓకె. ఆ! పిహెచ్‌డి చేసారాండి? బిఎస్‌సి చేసారా? అప్పుట్లోనే! ఓహ్! ఓకె అండి. ఆ! అండి. అబ్బా! ఓకె.
ఆ? ఆ! ఒక సబ్జెక్ట్ ఏదీ, బోటనీ. ఆ బోటనీలోనేమో 3 మార్కులు తక్కువొచ్చాయి, పాస్‌మార్క్‌కి.
అయ్యో! ఆ! ఓకె అండి. అది చాలా, చాలా కష్టంగుంటందంట కదండీ! బాటనీ అనేది.
ఆ బాటని కష్టంగానే ఉంటుంది. అన్ని సబ్జెక్ట్‌లు కష్టమే చదివిన వాళ్ళకి. అయితే ఆ సంవత్సరం కొంచెం పేపర్ టఫ్‌గా ఉంది. దాంతోటేమో ఆ సబ్జెక్ట్ ఏమో ఫెయిల్ అయిపోయా. అయితే అది ఆ ఒక్కటే అనమాట ఫెయిల్ అవ్వడం అనేది నాకు ఒక వరం కింద బ అది దాన్ని ఏమంటారు? అది ఒక అడ్వాంటేజ్ అయింది. హ్మ్, ఒక వరం కిందే భావించాను. ఎందుకోసం అంటే ఆ ఒక్క సబ్జెక్ట్‌ని కష్టపడి ఆ 3 నెలలు మళ్ళీ సెప్టెంబర్‌లోపునేమో పూర్తి చేయడమే కాదు. దాంట్లోనేంటంటే, దాదాపుగా 78, 80% మార్క్స్ ఏమో వచ్చాయి. ఆహ్, ఈ 39 మార్కులతోటి ఫెయిల్ అయిన వాడిని, మళ్ళీ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ మార్కులతోటి పాస్ అయ్యాననమాట. ఆ ఒక్క సబ్జెక్టు. ద అదేమో నా టర్నింగ్ పాయింట్ జీవితంలో. ఎందుకంటే ఆహ్, అది ఫస్ట్ క్లాస్ డిస్టింక్ట్ మార్కులు రావడంతోటే, నాకేమో ఫస్ట్ క్లాస్ గ్యారంటీ అయిపోయింది. సెకండ్ ఇయర్‍లోనే నాకు ఫస్ట్ క్లాస్ గ్యారంటీ అనమాట. హ్మ్. ఏది? ఆ డిగ్రీ ఫస్ట్ క్లాస్. అంటే, ఫైనల్ ఇయర్ ఇంకా ఆహ్, సునాయాసంగా అన్నమాట. 60% తెచ్చుకుంటే, సెకండ్ ఇయర్ మార్కులు అబోవ్ 70 ఉన్నాయి అన్ని కలుపుకుని. దాంతోటి ఆ! ఈసీగా సునాయాసంగానేమో ఫస్ట్ క్లాస్ అని చెప్పి అందరూ డిసైడ్. ఇంకెవరికీ ఫస్ట్ క్లాస్ రాలేదు. అందరూ జస్ట్ పాస్ అయిన వాళ్ళకెవరికీ ఏంటంటే అన్ని మార్కులు రాలేదు. దాంతోటి నాకు అది అడ్వాంటేజ్ అయ్యి, నాకు ఒక్కడికే పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో సీట్ ఒచ్చింది ఆంధ్ర యూనివర్సిటీ.
ఆ! అదే చెప్ ఓకె అండి. అయ్యో! ఓకె అండి. అయ్యయ్యో! అదే. అంటే ఎలా అండి? ఆ! ఓకె. ఆ! అబ్బా! చాలా బావుందండి. ఓకె, ఆ! ఆ! అండి. ఓకె. ఓకె. ఆ! అలా సరిపోద్దంటారయితే, ఓకె. ఓకె. ఆహా! వావ్! చాలా బాగుందండసలు.
ఆ కాలేజీ నుంచి నేనొకడినే రిపెంటిటివ్‌ననమాట. అంటే ఆ రోజుల్లో ఎంఎస్‌సీ అనిసంటే, చాలా తక్కువ మందే, ఒకటే యూనివర్సిటీలోనే ఉండీది. ఇంకెక్కడా లేదు ఎంఎస్‌సీ. హ్మ్, ఆంధ్ర యూనివర్సిటీ.
ఓకే. అవునులెండి. అప్పట్లో ఎంఎస్‌సీ చేశారంటే, మీరు చాలా గ్రేటండి అసలు. అప్పట్లో అంటే.
ఆ! అది ఆ ఎంఎస్‌సీ అయ్ అయిపోయింది. అది ఆహ్, పెద్దా ఆహ్, సమస్య లేదు. ఎందుకంటే, అందరూ ఫస్ట్ క్లాసు వచ్చేస్తుంది. అందరూ అంటే, అందరూ కాంపిటీటివ్ బాగ చదువుతారు. ఆహ్, వ ప్రొఫెసర్సు, అందరూ కూడా చాలా బాగా చూసుకుంటారు. అందు గురించి ఫస్ట్ క్లాసు అదీ వచ్చింది. ఆ ఫస్టు క్లాసొచ్చిన తర్వాత, రెండో ఫెయిల్యూర్ ఎక్కడొచ్చిందంటే...
ఓకే, అవునండీ. ఆ!
ఇంటర్వ్యూలకి. ముందు జాబ్ చూసుకోవాలి కదా! ఎంఎస్‌సీ అయిన వెంటనే, ముందు జాబ్‌కెళ్ళాను. పీహెచ్‍డీకెళ్ళకండా, మా వాళ్ళందరూ పీహెచ్‌డికెళ్ళిపోయరు. నేను మట్టుకు జాబ్ ఆ జాబేంటి? ఎక్కడో ఒక చిన్న జూనియర్ లెక్చరర్ అనమాట. అదీ ప్రెవే ఆ! ప్రైవేట్ కాలేజది. హ్మ్, అది మొట్టమొదట ఏదో ప్రయత్నం జేశాను. చేస్తే అక్కడున్నవాళ్ళం మేవిద్దరమే క్యాండిడేట్స్ ఉన్నాం. ఆ ఇద్దరు క్యాండిడేట్స్‌లోని నేను, మేయిద్దరం క్లాస్మేట్స్‌మే ఎమ్‌ఎస్‌సీలో. అయితే ఇంకో అతను
అవునండి. జా ఆ! ఆ! ఓకే. జూనియర్ లెక్చరరండి? ఆహా! ఓకే. ఆ! అంటే ఇంతకుముందు చదువుకున్న వాళ్ళే మీ ఫ్రెండు మీ ఫ్రెండే మీతో వచ్చాడండి అంతేనా?
ఆ! మా మా ఫ్రె మా క్లాస్మేటు ఎంఎస్‌సీలో. తనూ, నేను మేయిద్దరమే దానికి పోటీ యనమాట. ఆ లెక్చరర్ జూనియర్ లెక్చరర్ పోటీ. అయితే అక్కడేదో కారణం చేతనేంటంటే, అతనికి కొద్దిగా అంతకుముందు ఒక 5 ఏళ్లు ఎక్స్పీరియన్సుంది. డెమాన్‌స్ట్రేటర్‍గా కాలేజీలో చేశాడు. అందుగురించి వాళ్ళు ఆ కన్సిడరేషన్ మీద అతన్ని చూజ్ చేసుకున్నారు. నన్ను నేనేమో అందులో, ఆ ప్రయత్నం ఫెయిలయింది. అయితే ఆ ఫెయిలవ్వడం అన్నది, నాకు అదొక వరం. ఎందుకోసం అంటే...
ఓకే. <chuckles> ఆహా! అవునండి. ఓకే. అయ్యో! అవును అంటే ఆ! చెప్పండి.
అది జూనియర్ కాలేజీ. ఆ జూనియర్ కాలేజీ ప్రైవేట్ కాలేజీ. దాంట్లో ఉంటే బావిలో కప్పలాగనమాట. అందులో నుంచి ఇంక బయట పడలేము. రిటైరయ్యేదాకా ఉంటే అదే పోస్టు. అందు గురించి
అవును. ఓకే. నిజమే అండి. అటు సాల్ మానేస్తేనేమో సాలరీ కట్ చేయడం ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయండి, ప్రైవేట్టోలంటే.
క ఆ! అంటే ఇంకా ఎదుగు పొదుగు ఉండదు. మీకు అందులోనే ఇంకా బుక్కయిపోతారు ఇంక, బయట పడలేరనమాట. సో, అది కాకండా నేను వెంటనే ఏంటి, ఇంకా అదూ అయిపోయిన తర్వాత, నా వేరే ప్రయత్నాలేంటి, గవర్నమెంట్ జాబ్‌లు. ఆ! ఆ సెంట్ ఆ సెంట్రల్ గవర్నమెంట్‍లోనే అప్పట్లో సులువుగా వచ్చేవండి. ఆహ్, ఎంప్లాయ్‌మెంట్ ద్వారా అంటే ఇప్పు ఆ! ఇప్పుడు అంటే, ఇదెప్పుడో దాదాపుగా ఆ! 50 సంవత్సరాల క్రితం, 50, 60 సంవత్సరాల క్రితం మాటది. అప్పట్లోనేంటంటే, ఉద్యో ఆహ్, ఉద్యోగాలు పిలిచి ఇచ్చేవాళ్ళు. హ్మ్, ఆహ్, అంటే డైరెక్ట్ అపాయింట్మెంట్‌లే ఇంక. మనమే చూజ్ చేసుకోవాలి. ఇందులో జాయినవ్వాలా? వద్దా? అని. హ్మ్, అది. ఆ! ఇంకోటి ఆ! నేను ఇప్పుడు, ఇప్పుడు ఇంకా ఉద్యోగాలు ఎక్కడున్నాయి. వాళ్ళు ఆహ్, అంటే ఇప్పుడు ఎలా ఉందంటే ఉద్యోగాలు లేకపోడానికి వే చాలా కారణాలున్నాయి. ఇప్పుడేంటంటే ఔట్‌సోర్సింగ్ అని చెప్పి మొదలుపెట్టారు. ప్రతీ పనీనేమో ఆన్‍లైన్‍లో వచ్చేసాయి. అహ్, కంప్యూటర్లొచ్చేశాయి. హ్మ్, సగానికి సగం పనులు కంప్యూటర్లే జేస్తున్నాయి, మనుషులు జేయాల్సినవి. ఇంకా ఏఐ వచ్చింది ఫ్యూచర్‌లో. ఆహ్, ఇంకా వచ్చింది. అహ్, కాబట్టి ఉన్న జాబులు కూడానేమో తగ్గిపోతాయి. కొత్త రకం జాబులు పుట్టుకొస్తాయి. అందు గురించి ప్రతి ఒక్కళ్ళు అప్డేట్ చేసుకోవాలి. ఇది ఇది ఇకో కొత్త రకం ప్రాబ్లమ్స్ ఇవి. కానీ, ఆ రోజుల్లోనేమో గవర్నమెంట్ జాబులు చాలా వి దీనిగా ఉండేవి. నాకు గవర్నమెంట్ జాబ్‌లో చేరిన తర్వాతన, అప్పుడు ఒక మారు ఒక జరకొచ్చింది. ఇ ఇ ఇదేంటి లెక్చరర్ ఉద్యోగం రాకపోడం, నేను గవర్నమెంట్ సర్వీస్‌లో చేరాను. చేరిన తర్వాతనేంటంటే, అప్పుడు చక్కగానేంటంటే రిటైరు ఇంక ఆటోమేటిక్‌గా ప్రమోషన్‌లు అన్నీ ఉంటాయి గదా! పెద్ద హై పొజిషన్‌లో రిటైరయ్యాము. ఇప్పుడేమో పెన్షన్లు తర్వాతన మెడికల్ బెనిఫిట్సు చాలా ఉంటాయి. మనం రిటైరయిపోయినా సరే, ఆ రిటైరయినప్పుడు జీతం ఏమో మనకు పెన్షన్ రూపంలో వచ్చేస్తుంది.
అవును. నిజమే అండి. గవర్నమెంట్ జాబ్ చేసారా అండి? ఆ! అవును అప్పట్లో వచ్చేయనేవారు, ఇప్పుడైతే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు చెప్పాలంటే. ఇప్పుడు రాడవంటే అయ్య బాబోయ్! కాంపిటీషన్ మావూలుగా లేదండి బాబు అసలు. యాభై సంవత్సరాల క్రితమే! ఓకే, అంటే ఇప్పుడు <chuckles> అంతే అదేలెండి. అప్పుడు బావుండేది మరి. ఇప్పుడంటే కాంపిటీషన్ పెరిగిపోయి చాలా దారుణంగుంది ఇప్పుడైతే. ఆ! అండి. నిజమండి. అవును. అవునులెండి, మొత్తవంతా. ఇప్పుడు మొత్తం అవునండి. ఏఐ వచ్చిసింది కదండీ! అదే జెప్దామనుకుంటున్నాను. ఏఐ వచ్చిన తర్వాత ఇంకా ఉన్న జాబులు పోయినయి కదండీ అందరికి. అదే అండి. అవునండి. ఓకే. ఆ! ఆ! ఓకే అండి. అవునండి. ఓకే. అవునండి.
<coughs> అలాగేమో, ఇప్పుడేమో మంచి నేను అప్పుడు తీసుకున్నటువంటి ఫెయిల్ అయిపోవడం అనేది, నాకు మంచే జరిగింది అని జీవితం అంతానేమో నేను అది ఆహ్, ఫెయిల్ అవ్వడం అనేది, ఆ! మ అదే భావిస్తున్నాను అన్నమాట. <sniffs> అయితే
అయితే ఓకే! అలా భావిస్తున్నారైతే. అంటే ఆ! చెప్పండి.
ఆ! తర్వాతను ఏమైంది, <sniffs> ఈ సర్వీసులో చేరిన తర్వాతనేమో <sniffs> ఇంక నాకు ముఖ్యంగాను ఏంటంటే, చదువు ఎప్పుడైతే ఆపేసానో పోస్ట్ గ్రాడ్యుయేషన్‌తోటి, ఆ తర్వాత మా ఫ్రెండ్స్ అందరూనేమో పీహెచ్‍డీ చేస్తునేవాళ్ళు. <sniffs> ఆ పీహెచ్‍డీ చేస్తూనే
హ్మ్. ఓకె. ఆ! ఓకె. అంటే మీరు తప్ప అందరూ చేశారండి?
ఆహ్, చాలామంది. అంటే ఎలా ఉంటుందంటే ఒక బ్యాచ్‌లో మాకు అప్పట్లోనేమో 50, 60 మంది ఉండేవాళ్ళం. <sniffs> 50, 60 మందిలోనే ఇప్పుడు నాలాగా ఏమో బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా తక్కువ మంది. నేను అనుకోవడం ఒక ఐదు పదిమందే వెళ్ళి ఉంటాం ఇలాగ. <sniffs> హ్మ్, ఏదో బ్యాంకులో చేరి కొంతమందేమో ఇలాగా నాలాగా గవర్నమెంట్‍లోని ఇలాగ తక్కువమంది. నేను ఒక్కడినే అప్పట్లో గవర్నమెంట్ జాబ్‌లో చేరాను. అప్పుడు అందరూ రిసర్చ్‌లో కొంతమంది చేరారు. ఒక 10% వరకునేమో సివిల్ సర్వీసెస్‌కి వెళ్లారు.
ఓకె. అవును. ఆహా! హ్మ్. అంతేనా! ఉంది ఓకె. ఓకె, బాగుంది. సివిల్ కూడా రాసారండి అప్పట్లో?
అ! ఆ! ఐఏఎస్, ఐపీఎస్ అవి ఉంటాయి కదా! ఆ సర్వీస్. తర్వాత అందులోనేమో ఫెయిల్ అయినటువంటి వాళ్ళు గ్రూప్ ఏ సర్వీసులకెళ్ళి, అందులో ఫిట్ అయ్యారు. ఇలా కొంతమంది ఐఏఎస్ ఆ! ఫారె అ ఫారెస్ట్ సర్వీస్‌లో ఒకళ్ళు ఇద్దరు సెటిల్ అయ్యారు. సో, ఇలాగా అందరూ వెళ్ళిన తర్వాత ఈ పీహెచ్‌డి చేసిన వాళ్ళందరూ ఒక 5ఏళ్లు పీహెచ్‌డి అయిపోయింది వాళ్ళది. <sniffs> అయిపోయిన తర్వాత అందరూ కాలేజ్‌లో లెక్చరర్లు లేకపోతే యూనివర్సిటీలో ప్రొఫెసర్‌లు ఒకరు ఇద్దరేమో ఫారిన్ వెళ్ళిపోయారు అమెరికా అక్కడ సెటిల్ అయిపోయారు ఆ రోజుల్లోనే.
అవును, అవును. అవునండి. గ్రూప్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అవును. ఓకే గ్రూప్స్ రాసారండి? ఓకె. ఐదేళ్ళలోనే ఓకె. ఓహ్! <chuckles> అయితే ఇంక సుఖమండి అళ్ళకి. ఆ రోజుల్లోనే ఫారిన్ వెళ్లి సెటిల్ అయ్యారంటే చాలా అద్భుతం అది. ఆ!
ఆ రోజుల్లో గమ్మత్తు ఏంటంటే, ఆ! మా ఫ్రెండ్ ఒకతను ఉన్నాడు అప్పుడు సిట్యుయేషన్ చెప్తాను, అమెరికా సిట్యుయేషన్. మా ఫ్రెండ్ అనమాట మా ఫ్రెండ్‌ను కొంచెం మాకు దూరపు బంధువు అవుతాడు. <sniffs> అయితే వాళ్ళ నాన్నేమో అప్పట్లో ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్, బాంబేలో పని చేసేవాడు ఆయన. ఆయన ఏం చేసాడు ఇతను, నేను డిగ్రీలో క్లాస్మేట్స్ బీఎస్సీలో. బీఎస్సీ అవ్వంగానే ఈ కుర్రాడిని ఏం చేశాడు అమెరికా టికెట్ కొనేసి పంపించేశాడు.
ఆ! అండి. ఓకే. అవునా అండీ. ఆ! ఓకే. అంటే స్టడీస్‌కా లేదంటే ఏమన్నా జాబ్ ప్రయత్నాల అండి అప్పుడు? ఓకే.
అ స్టడీస్‌కే, స్టడీస్‌కే అనమాట. అంటే ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ కదా బాగా కొంచెం డబ్బు అది ఉంటుంది, పైగా అవేర్‌నెస్ ఉంటుంది. అమెరికా ఎలా పంపించాలి అనే ఐడియాలు ఉంటాయి. సో, టికెట్ కొని పంపించాడు. ఏదో యూనివర్సిటీకి అప్లై చేసేసి పంపించేసాడు. ఆ యూనివర్సిటీ వాళ్ళేమో ఆయనకి సీట్ ఇచ్చారు. అప్పట్లో ఫ్రీగానే సీట్లు దొరికేవి. <sniffs> అదె అక్కడకివెళ్ళి
ఆ! అవునులెండి. అవునండి ఒక ఐడియా ఉంటంది. అదే. అదే. ఒక ఐడియా ఉంటంది. ఆ! ఓకె అండి. ఏంటి? అప్పట్లో అబ్రాడ్‌లో వేరే దేశంలో మన ఇండియన్స్ కూడా ఫ్రీగా సీట్లిచ్చేవారండి?
ఆ! ఫ్రీగా సీట్లు ఇచ్చేవాళ్ళు. ఫ్రీగా అనేసంటే కష్టపడడం లేదు. అది. తర్వాత అయితే ఈయన ఏంటి అమెరికా టికెట్ కొనుక్కునే వెళ్ళాడు. విసా లేదు, ఏం లేదు, పాస్‌పోర్ట్ ఒకటే ఉంది. పాస్‌పోర్ట్ పట్టుకుని టికెట్ కొనుక్కొని వెళ్ళిపోతే, ఆ న్యూయార్క్‌లో అహా! చెప్తాను వినండి. విసా తీసుకోవడం, ఇక్కడ స్టాంప్ వేయించుకోవడం, ఆ కాన్సెప్ట్ లేదప్పుడు. మనం టికెట్ కొనుక్కొని పాస్‌పోర్ట్ పట్టుకొని వాలిడ్ పాస్ పోర్ట్ ఉండాలి. టికెట్ కొనుక్కొని వెళ్ళిపోతే న్యూయార్క్‌లో దిగంగానే
ఇది చాలా నిజం. ఆ! అదేలెండి. ఆ! ఓకె. అంటే అప్పుడు వీసాలు లేవా అండి అప్పుడు? ఆ! చెప్పండి. ఓకే. ఆ! అండి. అంటే ఇప్పుడు రైల్వే స్టే ఇప్పుడు రైల్వే స్టేషన్‌లో ఆధార్ కార్డు, టికెట్ అలాగా ఇంకా అప్పట్లో ఏరోప్లేన్స్ కూడా అలాగే ఉండేది. అంతేనా?
ఆ! అలాగే కొనుక్కుని వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయిన తర్వాత న్యూయార్క్‌లోని దిగంగానే, వాళ్ళు ఏంటి? "నువ్వు ఎందుకు వచ్చావు" అనేసి అంటే, "ఇక్కడ చదువుకోవడానికి వచ్చాను". "ఏది నీకు సీట్ ఎక్కడ? యూనివర్సిటీలో ఎక్కడ దొరికింది?" అంటే, "ఇదిగో పలానా" అని అనగానే, వాళ్ళు గ్రీన్ కార్డే. ఇంకా మీకు స్టడీ వీసాలు ఇన్ని లేవు. ఆహ్, ఆయనకి గ్రీన్ కార్డ్ వెంటనే స్టాంప్ కొట్టేసి ఇచ్చేసారు. గ్రీన్ కార్డ్ అంటే ఏంటో తెలుసా అండీ?
ఓకే. ఆ! ఆ! ఓకే. ఓకే. అబ్బా! అదే మొత్తం ఇంక యూఎస్‌లో వేరే దేశంలో పర్మనెంట్‌గా ఉండడానికక్కడ, పర్మనెంట్ వ్యక్తిలా, సిటిజన్‌లాగా సిటి‌జెన్‌షిప్.
ఆ! పర్మనెంట్ రెసిడెంట్ కింద. అంటే, సిటిజన్ కాదు గానీ, పర్మనెంట్‌గా ఉండొచ్చక్కడ. ఆ! గ్రీన్ కార్డనేసి అంటే వాళ్ళకి అన్ని రైట్సూ ఉంటాయి. అయితే అక్కడ ఉండడానికి హక్కు ఉంటుంది. కానీ, ఓటు హక్కు మటుకు ఉండదు వాళ్ళకి. హ్మ్, అదొక్కటే తేడా అనమాట. సో, అలాగనమాట. గ్రీన్ కార్డ్ ఇచ్చేసి, ఆయనేమో సెటిల్ అయిపోయాడు. ఇంకాయన వెళ్ళిన తర్వాత ఆయన బా బావమరుదులని వాళ్ళని అందరిని లాక్కుని వెళ్ళాడు. అలాగా ఆయన ఒక బావమరిదేమో మా అల్లుడనమాట. హ్మ్, <giggles> ఆహా! మా ఆఖరమ్మాయి. ఇ వాళ్ళకి ఆల్రెడీ అక్కడ ఆహ్, సిటిజన్షిప్ ఆల్రెడీ ఉంది కదా! మా అమ్మాయి వెళ్ళగానే ఈమె సిటిజన్ అయిపోయింది. పిల్లలు మనవలు నన్ను కూడా వచ్చేయమన్నాడాయన, మా అల్లుడు. "మీకు గ్రీన్ కార్డ్ ఇచ్చేస్తాం మావయ్యగారు ఇక్కడ ఉండండి" అనేసని. అంటే నాకక్కడ, <chuckles> నాకు వెళ్ళడం అనేసి అంటే, ఇప్పుడు నేను ఇక్కడ గవర్నమెంట్ సర్వీస్ కదా! ఈ సర్వీస్ వొదులుకుని వెళ్ళం కదా! మనం అది రెండోది, రిటైరై, రిటైరైన తర్వాతన మనం అక్కడికెళ్ళాం అనుకోండి, అక్కడ పరిస్థితులు అక్కడ నాకు జాబ్ అదీ దొరుకుతుంది. ఆ యూనివర్సిటీలో ఎక్కడో ఏదో రిసర్చ్ అసిస్టెంట్ నాకున్న క్వాలిఫికేషన్‌కి దానికి దొరుకుతుంది. కానీ, ప్రాబ్లమ్ ఏంటంటే, అక్కడ ఆ రోడ్లు మీద మనం కార్ డ్రైవ్ చేసుకొని మనం వెళ్ళాలి అనేసంటే ఏహ్, రిటైరైపోయి 60 ఏళ్ళ వయసులోనేమో అది సాధ్యం కాదు. హ్మ్, అలా చేసి ఇండియాలోని కార్ నడపడమే చాలా కష్టవయిపోతోంది ఈ రోడ్ల మీద. మరి అమెరికాలో ఆ స్పీడు. కనీసం 150 కిలోమీటర్ల స్పీడ్‌లోను వెళ్తుంటే, ఆ! నేను అదీ అది కూడా నడి నడిపాను ఓ సారి. ఆ! అక్కడ కూడాను. మా అల్లుడు కారు, పక్కనుంటే తీసుకుని. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి దానికి. ఇక్కడ మనం మన ఈళ్ళ డ డ్రైవింగ్ లైసెన్స్ మీదేమో అక్కడ నడపడానికి లేదు. మన వాళ్ళిక్కడా ఆర్‌టిఒ ఆఫీస్‌లోనేమో మనం అప్లై చేసుకుంటే, ఇన్ ఇంటర్నేషనల్ లైసెన్సేమో ఇస్తారు వాళ్ళు. ఆహ్, దాంతోటి ఏ దేశంలోనైనా నడపొచ్చు. కానీ ఎట్
ఓకే. పర్మెనెంట్ వీసా టైప్ ఇంకంతేలేండి. ఓకే. అయ్యబాబోయ్! ఆహా! బావుందండి. ఆ! మీ అల్లుడు గారే. ఓకే. <chuckles> వావ్! ఆహా! అవునా! అదే అండి. ఎల్లేరా? మరి లేదా? <chuckles> ఆ! అవునండీ. అదే లేండి. మళ్ళీ ఆండి ఆ! ఆ! ఓకే. అవును. వచ్చేస్తదండి. ఆ! ఆ! ఆ! నిజమే అండి. కాస్త చాలా కష్టంగా ఉంటది కూడా. అవునండి. <giggles> <chuckles> అయ్య బాబోయ్! నడిపారండి? మీరు! అబ్బా! ఆ! ఆహా! ఓకే. అదే అండి. ఆ! ఓకే అండి. అంటే, మన ఇండియాలో అది ఇచ్చేస్తారండి అది? దొరికేస్తదా ఆర్‌టిఒ ఆఫీస్‌లో?
మన ఆర్టిఓ ఆఫీస్‌లో అప్లై చేసుకుంటే, దానికి ఫీజు కట్టించుకుంటారు. ఆ లైసెన్స్ ఇస్తారనమాట. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ అని. అది తీసుకుని మనం న న అమెరికాలో నడప నడపొచ్చు, నడిపేను కూడా. కానీ, ప్రాబ్లమ్ మనం చిన్న మిస్టేక్ చేశాం అనుకోండి, మన జేబులోంచి కట్టుకోవాలి డబ్బులన్నీ.
ఆ! ఓకే. బాగానే ఉందండి. ఓకే. అబ్బా! ఆ! అండి. అంటే మిస్టేక్ అంటే ఎలాంటియండి?
చిన్న యాక్సిడెంట్ గాని, ఎవరినైనా గుద్దేం అనుకోండి, ఆ! కారుకి చిన్న యాక్సిడెంట్ అయినా
ఇప్పుడు రాంగ్ రూట్‌లో ఇప్పుడు మన ఇండియాలో అంటే, రాంగ్ రూట్‌లో ఎళ్ళినా ఎవరూ పట్టిచ్చుకోరండి. మరక్కడెలా ఉంటది?
<giggles> అక్కడ, అక్కడ రాంగ్ రూట్‌లో వెళ్ళే కొశ్చన్ ఉండదు. ఎందుకంటే, అక్కడ రూల్స్ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాయి లెండి. పైగా లేన్లు ఆ! ఏలే ఎవరి లేన్‌లో వాళ్ళు వెళ్లాల్సిందే. లేను మారితే ఇండికేటర్ ఇచ్చి మారాలి గానీ, వకే లేన్‌లో ఇద్దరం వెళ్ళిపోతాం పక్క పక్కనే రాసుకుంటూ అంటే కుదరదు. హ్మ్, సో, అక్కడంతాను ఏమో వచ్చి స్ట్రిక్ట్‌గా డిసిప్లిన్ ఉంటుంది, లేన్ డిసిప్లిన్. అదే కాకండా ఇంకోటుంటుంది. ఓ 4 రోడ్ జంక్షన్ వచ్చిందనుకోండి, ఫస్ట్ 4 రోడ్‌లోనే ఫస్ట్ ఎవడైతే ముందు ఆ జంక్షన్‌కి చేరుకుంటాడో, వాడేమో ఈస్ ఫస్ట్ టు గో అనమాట. అంటే
<laughs> అదేలెండి విన్నానండి నేను కూడా. ఆ! అదేలేండి. హ్మ్. <chuckles> నిజమే అండి. అదే అండి. ఆ! ఓకే. అంటే ఇదేదో రేస్‌లా ఉందేటండి? <giggles>
ఆ! అంటే ఇప్పుడు నేను ఫస్టేమో ఒక లెఫ్టు లేన్‍లో నేనొచ్చాను. నా పక్క లైన్‌లోనే నా తర్వాత వచ్చాడు. ఆ తర్వాత ఇంకొక్క క్రాస్ రోడా ఇంకో నాకాపోజిట్ లేన్‍లోనే ఇంకో అతనొచ్చాడు లేట్‌గాను. సో, నేను ముందు వచ్చాను కనుక, నేను ముందు వెళ్ళాలి. తర్వాత వచ్చిన వాడు వాడు వెళ్ళాలా క్రాస్ రోడ్‍లో. మనకలా లేదు. మనం క్రాస్ రోడ్‌లో మనవేమో మెల్లిగా స్లో అయ్యాం అనుకోండి. మనం ముందొచ్చిన అవతల అపోజిట్ ఆహ్, క్రాస్ రోడ్‌లోంచి వచ్చేవాడు హార్న్ కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు వాడు. హ్మ్, అంటే మనకోసం ఆగడు. కానీ అక్కడ లేన్ డిసిప్లిన్ అవన్నీనేమో ఆహ్, దాన్నేమంటారు, లైసెన్స్ ఇచ్చేముందు ఇవన్నీను టెస్ట్‌లు పాస్ అవ్వాలి. అప్పుడే లైసెన్స్ ఇస్తారన్నమాట. అది. మనలాగేమో ఏదో దళారికిచ్చీసి లైసెన్స్ తీసేసుకోడం కాదు. అది. ఇలాగ అన్నీ ఉంటాయండి రూల్స్ అన్నీను. ఈ ఫెల్యూర్స్ నాకు సక్సెస్ అయ్యాయన్నమాట.
ఆ! ఆ! అండి. ఓకే. అవునండి. ఆ! అవునండి. ఓకే. ఆ! ఓకే. అదెట్టేదే అసలు ఆహా! సరేండి. సరేండి. అదేలే. అదేలేండి. అర్థమైందండి. అర్థమైంది, అర్థమైందండి. సూపర్ అండి అసలు. అసలు మీరు ప్రయత్నించిన విధానాలు గాని, చాయ్ గే గాని. దాంట్లో ఎలా విఫలమయ్యారో, మళ్ళీ దాన్నించి మీరు ఎలా కోలుకున్నారని చాలా ఉదాహరణలు చాలా అంటే చాలా బాగా చెప్పారండి. మీతో మాట్లాడడం చాలా సంతోషంగుందండి. ధన్యవాదాలండి.
ధన్యవాదాలండి.